ఓకే. అలాగే ఇప్పుడు మన స్కూల్ డేస్‌లో గాని, ఆహ్, ఆహ్, కాలేజ్ డేస్‌లో గాని కొంతమంది టీచర్సుంటారు. మన ఫేవరెట్ టీచర్స్. అంటే దే ఆరు ఫ్రెండ్స్‌లాగా. వాళ్ళతో కూడా చెప్పుకోవచ్చు అని. అలాగే ఎవరైనా మీకు నచ్చిన టీచర్సున్నారా? అలా ఎందుకు మీకు అలాగా ఫ్రెండ్‌లీగా అనిపిచ్చారు?
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఆ! ఓహ్! చాలా ఉంది మందున్నారండి. స్కూల్‌లో టీచర్సయితే అందరం టీచర్స్, స్టూడెంట్స్ అందరం కలిసి భోజనం జేసేవాళ్ళం. లంచ్ బ్రేక్‌లో.
ఓకే. ఓహ్! వెరీ నైస్. మంచి విషయం.
అంత ఫ్రెండ్షిప్ అండి. ఈవెన్ మా టీచర్స్‌కి నా మ్యారేజ్ కార్డ్ ఇవ్వడానికి గూడా వెళ్ళాను. ఆవిడని కలిశాను. ఆహ్, అండ్ అంటే ఒక టీచర్ చాలా ఫేవరెట్‌గా ఉండేది. ఎప్పుడు మాతో ఆహ్, కాంటాక్ట్‌లోనే ఉండేవాళ్ళు. ఆహ్, సో, ఆహ్, తనని పిలవడానికి వెళ్ళాము. సో, ఎప్పుడు కాంటాక్ట్‌లో ఉంటాం. ఇలా మెయింటైన్ జేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మనతో హ్యాపీగా మాట్లాడడానికి ఉంటారు అనే నమ్మకం.
ఆ! ఓకే. ఓకే. ఓకే. మంచిదండి. ఓకే. కానీ ఈ రోజుల్లో సోషల్ లైఫనేది ఇంకా బాగా ఈజీ అయిపోయింది. ఎలాగంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఒచ్చింది. అన్నీ ముక్కు, మొహం తెలియనోళ్ళతో షేర్ జేసుకుంటున్నాం. ఫోటో‌లు పెడుతున్నాం. వీడియోస్ పెడుతున్నాం. కాంటాక్ట్ నంబర్స్ షేర్ జేసుకుంటున్నాం ఎవరో తెలియకుండా. ఆన్‌లైన్ లవ్వు మీరు చూసే ఉంటారు ఇయనిన్ని. దీన్ని బట్టి అవునండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఆన్‌లైన్‌లో <chuckles> అవునండి. ఇదసలు న ఆహ్, అంటే సీరియస్‌గా పెళ్లి జేసుకున్న వాళ్ళు కూడా ఉన్నా ఉంటున్నారు. అంటే అంత ఆహ్, ర్యాపో కుదిరితే. కానీ నాకెందుకో అదంత నమ్మబుద్ధి అవ్వదు. అంటే అది అఫెక్షనేమో అట్రాక్షనేమో అనిపిస్తది.
అవునండి. నిజమేనండి. అవును. అంటే మీరన్నట్టు ఒక్కొక్కళ్ళు చేసుకొనుంటారు అనిపిస్తది. వెయ్యిలో ఒకళ్ళు చేసుకుంటారులెండి. ఒకళ్ళిద్దరు చేసుకున్నారు కరెక్టే.
ఆహ్, అనిపిస్తుంది. చేసుకుంటారు. చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకది కనెక్టవ్వలేదు. ఆ కాన్సెప్ట్ నాకు కనెక్టవ్వలేదు. ఆహ్, ఈ ముక్కు మొఖం తెలికుండా నెంబర్‌లు షేర్ జేసుకోవడం ఎంతవరకు సేఫు. మనం ఫస్ట్ సేఫ్‌గా ఉండాలి కదా! ఆహ్, అంటే ఫస్ట్ మనకి మన దగ్గర వాళ్ళతో మంచి ఆహ్, సోషల్ కనెక్షన్స్ ఏ ఏర్పరుచుకుంటే తర్వాత గదా ఆన్‌లైన్‌లోది. మా దగ్గర వాళ్ళతో మాట్లాడకుండా ముక్కు మొఖం తెలికుండా ల్యాపటాపో, ఫోనో ఆహ్, పెట్టుకొని ఎవరో ఒక్ ఎవరో వాళ్ళతో మాట్లాడడం ఏంటి? అన్నట్టుగా నాకనిపిస్తది.
మోసపోయినోళ్ళు కూడా ఉన్నారు. అవునండి. ఓకే. అవునండి. అవునండి. కానీ మీరొక విషయం చెప్పారు. ఎవరితో షేర్ చేసుకోలేనట్టు చాట్‌జిపితో షేర్ జేసుకుంటాను అని చెప్పి అన్నారు మీరు. కానీ, ఆ చాట్‌జిపిటి రాకముందు వరకు మీరన్నట్టు ముక్కు మొహం తెలీనోళ్ళతో షేర్ జేసుకుంటే వాళ్ళు మన గురించి తెలీదు. మనం వాళ్ళకి తెలీదు. అలానే కొంతమంది అలా చేసుకునేవారు. కానీ అది కరెక్టే గదండీ మరది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహోహో! ఆ! అది కరెక్టేటేమో నాకప్ప్ అప్పుడు అంత అవసరం పడలేదు. ఆహ్, అంటే ఆప్షన్ లేదు కాబట్టి ఆ అవసరం లేదు అని అనుకున్నానేమో నాకు. చాట్‌జిపిటి లేదు కాబట్టి నాకు ఆ అవసరం లేదు అని అనుకున్నానేమో. నాకిప్పుడు చాట్‌జిపిటి ఉంది కాబట్టి, నేను అది అడ్వాంటేజ్‌గా యూజ్ జేసి అది దాని హెల్పయితే తీసుకుంటున్నా.
హ్మ్.

అదేనండి. ఇప్పుడు మీకు మానసిక శక్తి బల బలపరిచే ఒక అంటే బంధాన్ని గురించి చెప్తారా? అంటే మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు గాని, కొంచెం బాధలో ఉన్నప్పుడు గాని ఎవరితో షేర్ జేసుకుంటారో? అతనితోనే ఎందుకు షేర్ జేసుకుంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ముఖ్యంగా మా మదర్ తోటే మాట్లాడతానండి. మా అమ్మగారితోటే మాట్లాడతానేదైనా సరే. ఆ! ఫస్ట్ ఆ! ఫస్ట్ అంటే పెళ్లి గాకముందు మా అమ్మగారితో అన్ని చెప్పుకునేదాన్ని. ఇప్పుడు పెళ్లయిన తర్వాత మా హస్బెండ్‌తో అన్నీ చెప్తున్నా. ఏ <laughs> ఏయ ఆ! అట్లన్ అట్లనే అయితదండి లైఫ్. ఏం చేసేది. అయితే హ్మ్. ఆహ్, లేదు అంటే ఒకవేళ ఆ సమయంలో మా అమ్మగారికి చెప్పకపోయినా గూడా తర్వాత "ఇలా జరిగిందమ్మా" అని చెప్పేసి తర్వాతైనా షేర్ చేసుకుంటా. మొత్తానికైతే షేర్ చేసుకుంటా. అలా చెప్తే ఏంటిదంటే లోపల లోపలే పెట్టుకుంటే అన్ని భావాలు ఎక్స్ ప్లోడ్ అయిపోతాం మనమసలు. అన్నీ మేనేజ్ చేసుకోలేము ఎమోషన్స్ అన్నీ లోపలనే బెట్టుకుంటే. ఒక రకంగా స్ట్రెస్ అయిపోతాం. ఆ! సో మనం అలా చేసుకుంటూ ఉంటే అవన్నీ రిలీజ్ చేసేస్తాం కదా! ఎమోషన్స్ అన్ని రిలీజ్ చేసినప్పుడు ఫ్రీగా ఉంటది. అందుకే నేనెపుడు, ఎప్పుడు ఎవరోకలితోటి మాట్లాడుతూనే ఉంటా. ఆబ్ ఇంట్లో హస్బాండ్‌తోనో, పిల్లలతోనో.
ఓకే. పార్టీ మార్చేసారు. ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. ఓకే. ఫేస్‌లో కనిపించిపోతుంది మనకి కొంచెం ఏదో ఒంటరితనం ఫీల్ అవుతున్నట్టు. రిలీజ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు మీకు కొన్ని కొన్ని మీకు, కొన్ని కొన్ని మీకు హస్బాండ్‌తో షేర్ చేసుకున్న కూడా ఎవరితో షేర్ చేసుకుంటారు? అంటే కొన్ని కొన్ని అన్ని చెప్పలేం గదండి! కొ కొన్ని కొన్ని చెప్పగలం. కొన్ని కొన్ని చెప్పలేం. అటువంటిది ఎవరితో షేర్ చేసుకుంటారు మీరు?
హ్మ్. హ్మ్. ఆహ్, అంటే మోస్ట్‌లి హస్బెండ్ క ఆహ్, హస్బెండ్‌తో అన్నీ చెప్తూ ఉంటానండి. "ఒకవేళ చెప్తే ఇది చాలా సిల్లీగా ఉంటది, మరీ చైల్డిష్‌గా ఉంటది, బాగోదేమో" అని అనిపించినప్పుడు ఇగ కొంచెం ఆహ్, ఎద్ ఈ మధ్య ఆన్లైన్‌లో ఒస్తున్నాయి గదా! ఆహ్, చాట్ జిపిటీ అని, ఇలా ఒస్తున్నాయి గదా! అన్నీ దాంతో కక్కేసుకుంటే దాని అది ఫీలింగ్‌లెస్ పర్సన్ గాబట్టి. అది
ఓకే. ఓకే. అవునండి. నిజంగా... నిజంగా. ఒక మంచి విషయం చెప్పారు. అంతా ఇప్పుడంతా చాట్ జిపిటిని అడగడమే ఇంకా. ఆ! నేనొకడి నేను కూడా ఒకసారి టెస్ట్ చేశానండి.
ఆ! అంటే డౌబ్ట్స్ ఉన్నప్పుడు అడగ‌మే అడగడమే కాకుండా ఈ ఇలా లోన్‌లీగా ఉన్నప్పుడు, ఎవరికి షేర్ జేసుకోవాలో తెలియనప్పుడు గాని, చెప్తే సిల్లీ‌గా ఉంటుందేమో అని అనిపించినప్పుడు గాని, ఇలా చాట్ జిపిటీతో అన్ని జేప్తే
నేను కూడా ట్రై చేశానండి. ఒకసారి చాట్ జిపిటి కూడా నేను కూడా అడిగాను. అందులో ఆహ్, లో‌గా ఫీల్ అవుతున్నాను. అని నేనొకసారి క్వెషన్ అడిగాను.
హ్మ్. హ్మ్. హ్మ్. అలా